హ్మ్. చాలా ఉన్నాయండి. నాకు ఇష్టమైన ప్లేస్ అయితే ఖచ్చితంగా రాముడి గుడి. ఆహ్, ఎందుకో అండి అక్కడికెళ్తే ఒకలాంటి మనసుకి ఒకలాంటి ప్రశాంతత, ఆహ్లాదం ఉంటుంది. ఇకదే ఊర్లో ఉంటాం గదా! కొన్ని వందల సార్లు వెళ్ళేవాడిని అక్కడికి నేను. ఆహ్, నాకా వాతావరణం, ఆ మంత్రాలు, ఆ పాటలు, ఆ వాసన ఎంతో ఇష్టంగా అనిపించేదనమాట. ముఖ్యంగా సీతారామ కళ్యాణం అప్పుడు ముక్ ముక్కోటి ఏకాదశప్పుడనమాట. <smacks lips> ఇ
హుహు. ఓకే. ఓకే. ఎక్కువగా ఎ ఎప్పుడు ఐ మీన్ ఎవరితో ఎళ్ళేవాళ్ళు?
ఫ్రెండ్స్ అందరితో వెళ్ళేవాన్ని. ఒక్కోసారి ఒక్కడిని గూడా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకలా
ఓహ్! మీరు ఒక్కళ్ళే ఎలా వెళ్తారు? అంటే బోరు కొట్టదా మీకు? ఎళ్లి ఏం చేసేవాళ్ళండి బాబు?
లే లే లేదలా కూర్చొని చూసేవాడ్నండి నేనంతే. నాకు నా కంపెనీ చాలా ఇష్టం. నేనొక్కడనే సైకిలేసుకొనెళ్ళి గుడి దగ్గర కూర్చొని అక్కడ గోదావరి కనిపిస్తేది గుడి పైన, అంటే ఒక 90 మెట్ల పైనుంటుందనమాట. సో, ఆ పైకెక్కి చూస్తుంటే గోదావరి, ఊరు అవన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఓ పులిహోర ప్యాకెట్టు కొనుక్కొని, తినుకుంటా కూర్చొని, కాసేపుండి అది అసలు అద్భుతమైన ఫీలింగండి. చాలా చాలా నచ్చుతుంది. ఆ! హుహు.
ఓహ్! హ్మ్. <giggles> ఓకే. పండుగలప్పుడు, ఇలాంటప్పుడు కూడా కొన్ని కొన్ని పాటలు వింటూ ఉంటాం గదా! మీకు ఏ పడక్కి ఏదైనా పాట బాగా కనెక్ట్ అయిపోయుంటుంది గదా! అలా ఏమైనా ఉందా? ఓకే. ఈ పాట, ఈ పండగకి భలే! కనెక్ట్ అయిపోయింది. భలే! యాప్ట్‌గా ఉంది అనేలాంటియి.
హ్మ్. హ్మ్. అంటే మా ఊరితో ఆహ్, ఆ ఊరితో సంబంధం ఉందా? లేకపోతే మామూలుగా పండక్కి పాటంటున్నారు.
మామూలుగా ఏ పండక్కైనా గాని, ఏ ఊర్లో ఉన్నా గాని, కొన్ని వైబ్ వస్తుంది చూడండి? అలాంటి పాటలు.
ఓకే. ఓకే. హుహు. హ్మ్. అవును. అవునండి. అలా అలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి కొన్ని పాటలున్నాయి. 'సందళ్ళే సందళ్ళే' అని ఒకటి 'శతమానభవతిలో' అనుకుంటా. అలాగే పాత 'మోహన్ బాబు గారి' పాటుంటుంది. 'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' అని అలా కొన్ని ఇంకొన్ని పాటలున్నాయి. <smacks lips> అండు ఆహ్, ఆ! ఎక్కువ సంక్రాంతికే ఉన్నాయండి మన సినిమా పాటలు, మంచి కనెక్షన్ ఉన్నవైతే మాత్రం.
హ్మ్. హుహు. ఆ! అవునవునండి. సంక్రాంతికి బోల్డు పాటలు వస్తూ ఉండేవాళ్ళు, పెడుతూ ఉండేవాళ్ళు. అయితే మీరింకా భద్రాచలం నుంచి తర్వాత ఎక్కడికన్నా వేరే ఊరికి వెళ్లారా? అక్కడే ఉన్నారా?
హ్మ్. ఆ! బద్ర లేదు లేదండి. నేను 10థ్ వరకే భద్రాచలంలో ఉన్నాను. ఇంటర్మీడియట్ కాగానే కొత్త గూడెంకొచ్చేసామనమాట. పక్కనే ఒక్ ఒక్ ఒక 60, 70 కిలోమీటర్ల దూరమంతే. ఆహ్, అక్కడ కూడా మెమరీస్ మంచి మెమరీస్ ఉన్నాయి కానీయండి ఆహ్, భద్రాచలం, భద్రాచలమే అండి అసలు తిరుగలేదు. నేను ఉన్
హుహు. మరక్కడ <giggles>